ఆ! సినిమాలైతే, ఆహ్, 2 చెప్తాను నేను, ఏది అంటే, ఒకటీ 'గోట్' ఉంది చూడండి, ఆడు జీవితమని 'పృథ్వీ రాజ్‌ది'.
హ్మ్. అవును. అవును. అవును.
సో, అది నాకి చాలా బాగా నచ్చిందనమాట. ఎందుకు నచ్చిందంటే, అప్పడవరకు నేనేమనుకునేదాన్నంటే, మన లైఫ్‌లో ఏమి లేదన్నా స్ట్రెస్సు గావచ్చు, ప్రెజర్ గావచ్చు, <smacks lips> లే వేరే వాళ్ళతో మాటలు పడడం గావచ్చు, ఏదో ఒకటి మనకీ అదే పెద్ద ప్రాబ్లమ్ లెక్క అనిపిస్తది కదా! సో, ఆ సినిమా చూశాక నాకేవనిపిచ్చిందంటే, అసలు వాడి కష్టాలతో బోలిస్తే, నాదసలు నథింగన్నట్టు అనిపిచ్చిందనమాట. నాది అసలు 0.000 కూడా కాదు నా ప్రాబ్లమన్నట్టు అనిపిచ్చింది. అండ్ ఇంకోటీ ఆ!
అవును. హ్మ్. అవును. అంటే, మీకు ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ బాగా అనిపిచ్చిందా? లేకపోతే ఎలా? ఆ సినిమా మీకే విధంగా స్టోరీ పరంగా నచ్చిందా? లేకపోతే స్క్రీన్ ప్లే నచ్చిందా? ఎలా?

అంటే, మీరు ఫ్యూచర్‌లో ఇలాంటి సినిమాలు తీయొచ్చు అంటే, ఒక పాయింట్ మీద ఒక, ఒక పాయింట్ మీద ఈ సినిమా తీయొచ్చు అనే ఆలోచనలేమన్నున్నాయంటే మీకు? ఇప్పటి వరకు రాని సినిమాలున్నాయి గదా! అంటే అన్ని మాగ్జిమం అన్ని జ స్టోరీలు జూశాము, అన్ని జూశాము. ఈ స్టోరీ మీద గూడా ఒక ఎ క కథ దీయొచ్చొక సినిమా దీయొచ్చనీ ఏమన్న క అలాంటియి మైండ్‌లో మీకెమన్నా థాటుందా?
హ్మ్. ఔ! ఆ! అవును. ఉన్నాయి. ఉన్నాయి. ఉన్నాయి.
హ్మ్. చెప్పగలరా కొంచెం?
ఎలా? ఆ! చెప్తా. అంటే, ఇప్పుడూ మనకి బయట సొసైటీ అంతా మన మ మనకెలా గనిపిస్తుంది అంటే, ఆన్‌లైన్‌లో నేను ఆన్‌లైన్‌లో వరకు చెప్తున్నాను. అంతా హ్యాపీగా ఉన్నారన్నట్టు, భార్యాభర్తలు కలిసి బావున్నారన్నట్టు కిడ్స్ బానే చూసుకుంటున్నారన్నట్టుంటది కదా! కానీ రియాలిటీ అలా ఉండదనమాట. ఆహ్, హ్మ్. అది రిచ్ వాళ్ళు కావచ్చు, మిడిల్ వాళ్ళు కావచ్చు, పూర్ కావచ్చు, చాలా ఘోరంగుంటది. వాటిని సినిమాగా తీపిస్తే చాలామందికి బావుంటది, అండ్ సినిమా తియ్యడమే కాకుండా, అలా బాధపడుతున్న వాళ్ళకి ఆహ్, వాళ్ళ అంటూ, వాళ్ళు దాన్లోంచి బయటకొచ్చి, ఎలా వాళ్ళని సక్సస్ వైపుకి తీసుకెళ్లాలి అన్న ఒక మెసేజ్‌తో తీస్తే బావుంటదని అనిపిచ్చింది నాకోసారి.
అవును. హ్మ్.